ఆ! కరెక్టే అండి. అది అది పెట్టుకోవాలి. అంటే అపార్ట్మెంట్స్‌కి కూడా కమిటీ మెంబర్స్ అని ఉంటారు కదండీ. కమిటీ మెంబర్స్ అందరూ ఏముందండి వారంకి కాకుండా మంత్లీ వన్స్ అయినా సరే, ఒక మీటింగ్ పెట్టుకొని మనం మనమైనా అలా స్టార్ట్ చేద్దాం. మన అపార్ట్మెన్ ఆహ్, అపార్ట్మెంట్‌లో మనమే ఫస్ట్ మొదలు పెడదాం, అన్నట్టు ఉండాలండి ప్రతి ఒక్కరికి. ప్లాస్టికు వాడడం తగ్గించుకుందాం మనము, లేకపోతే అది కూడా ఫాలో అవుతూ ఉంటారు కదండీ! పొడి చెత్త, తడి చెత్త అని. ఆ! <giggles> పొడి చెత్త, తడి చెత్త అని అదైనా ఫాలో అవ్వాలి. ఆహ్, ఇంకా తడి చెత్తకొచ్చేస్తే ఇవి వెజిటబుల్ అవి ఉంటుంది కదండీ, కంపోస్టులు, డిప్ చేయడం ఉంటుంది కదండీ! డిప్ అంటే ఆ! డ్రిల్ అది, అదే అండి గుంత తవ్విచ్చి అందులో యేసేయడము. వేసే కంపోస్టా ఆ! అలా అలా చేయడము, అవి కొన్ని కొన్ని పెట్టుకుంటే బాగుంటుందండి. ఇంక ప్లాస్టికు విషయానికొస్తే వాడడం తబ్బి తగ్గించేయాలి. మనం ప్ర ప్రతి ఒక్కరం జూట్ బ్యాగ్సే వాడదాం అని కొన్ని నియమాలు పెట్టుకోవడం, బాగుంటుందండి చక్కగా.
హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అవును. హ్మ్, హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవునవును. హ్మ్, హ్మ్. అందులో వేసేసి ఒక కంపోస్ట్ తయారవుతది. దాని వల్ల మంచిగుంటుంది. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <smacks lips> అంటే ప్రాబ్లమ్ ఏమౌదంటే, కొంతమందేమో ఇంట్రెస్ట్ చూపిస్తారండి, కొంతమంది అసలు ఎంత చెప్పినా వినరండి. ఎవడు చేస్తాడులే అన్నట్లు చూస్తారు. అలాంటి వాళ్ళకసలు మీ మీ మీ సై మీదేంటిది అండి? మీ ఒపీనియన్ ఏంటి అసలు. అలాంటి వాళ్ళ మీద?
అవునవును. <chuckles>